కరెక్ట్. ఆ! అవంతా పప్పె పప్పెట్రీ అది యానిమేషన్ కాదు కార్టూన్ కాదు మనుషులుండి నడిపించారసల, అది ఇంకొక అద్భుతమైన ప్రయోగం 'రామోజీరావు' గారిది. రైట్, రైట్. ఇగా సీరియల్సేమి యాహ్! యాహ్! చెప్పండి.
మాట్లాడేటప్పుడు చేయి చూపించడం <giggles> అలా కదులుతూ అవును. ఏం కాదు పోపే‌ట్రి హ్మ్. అస్సలు అవునండి. హ్మ్. దానికొక్కదానికే హ్మ్. దానొక్కదానికే ఆయనకి చేతులెత్తి దండం పెట్టొచ్చు నన్ను అడిగితే. <chuckles> ఇంకే రీజన్స్ ఆయన ఏమైనా చేయనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. డసెంట్ మ్యాటరన్నట్టు హ్మ్.
దండం పెట్టొచ్చు నిజం. నిజం. <chuckles> కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్. యాహ్! యాహ్! ఇంకేమైనా సీరియల్స్ మీరు చూసేవాళ్ళా అమ్మతో కలిసి కూర్చొని? <smacks lips> ఆహ్, అంటే మీకు ఎక్కక బుర్రకేక్కక పోయినా కూడా ఊరికే ఆ! ఫీలు అదంతా నచ్చి ఆ! ఆ!
హ్మ్. ఆ! సరదా కాదది హ్మ్. ఆహ్, అలాగా ఒక ఒకటుందండి అమ్మమ్మ డాట్ కామ్ అని ఒకటోచ్చేది.
హ్మ్. ఓహ్! చాలా బావుండేదండి. నిజం. ఆహ్, 'జయలలిత' గారు అందులో లీడ్ రోలు. హ్మ్.
అస్సలు చాలా బావుండేది. అవును. అవును. లీడ్ రోల్ ఆవిడ తర్వాత మన 'రవికిరణ్' గారు యాహ్! లేడీ రోల్‌లో ఎవరో గుర్తులేదు. పేరు తెలీదు. వీళ్ళుండేవాళ్ళు.
హ్మ్. ఓకే. మీరన్న 'రాధామధు' కూడా బావుంటుంది.
అవును. 'రాధామధు' కూడా 'రాధామధు' అప్పుడు అంత తెలీదు నాకు. కరెక్ట్‌గా ఎక్కువ చూసేదాని. కొన్ని ఉండేవి ఆ సీన్సు ఆ! అతను హీరో క్యారెక్టరతను ఆహ్, 'మేల్కోటి' గారో ఎవరో ఉంటారు కదా! వాళ్ళని తేలుకొండి తేలుకొండి అని పిలిచేవాడన్నమాట అందులో అలాంటివి కొన్ని గుర్తున్నాయి కానీ అమ్మమ్మ డాట్ కామ్ చాలా బాగ నచ్చింది నాకు. దాని టైటిల్ సాంగ్ కూడా ఎక్సలెంట్‌గుంటుంది.
హ్మ్. హ్మ్. రైట్. ఆ! ఓకే. ఆ! ఆ! <laughs> ఓకే. నచ్చింది. హుహు. ఎక్సలెంట్ ఉంటది. <clears throat> ఇన్ ఇంకా మీకు బాగా నచ్చిన అంటే మీ షో చూడకపోయినా గూడా టైటిల్ సాంగ్స్ బాగా నచ్చినవేమైనా ఉన్నాయా?
హ్మ్. ఆ! 'లయా' ఒకటుంది. ఆహ్, 'రాధమధు'. రా 'రాధమధు'లో ఉండే లీడ్సే 'లయ' కూడా తీశారు.
'లయా' ఎవరది? ఆహ్! ఓకే. ఓకే. ఇది నాకంత పరిచయం లేదు. హ్మ్.
ఆ! నాకు పేరు గుర్తులేదు లయ పాట కూడా చాలా బావుంటుంది.

ఈ ముగ్గురిలో నాకు హర్షవర్ధనే, ఎక్కువ చూసాను నేను. నేను చూసిన దగ్గర నుంచి నాకు ఆయనే కొంచెం బాగా గుర్తున్నారు.
'హర్షవర్ధన్' గారే. అవును. ఆ! ఆయనా అటైర్ కూడా అసలు ఎంత <smacks lips> ఓ కళ్ళజోడు, గళ్ళ చొక్కా, ఒక మిడిల్ క్లాస్ మాన్‌ని పర్ఫెక్ట్‌గా రిప్రజెంట్ చేస్తూ నౌ ఆ! ఆ!
హ్మ్. అవును. అవును. అసలు ఇంట్లో ఉన్నట్టే, పక్కన ఇంట్లో ఉంటారు చూసారా? లేతే మనింట్లోనే ఉంటారు చూసారు కదా! మన పెద్దవాళ్ళు, మన నాన్నగారో, తాతగారో సేమ్ మామూలుగా ఉన్నట్టే ఉంటుంది. మన ఇల్లే కదా! అన్నట్టు.
<chuckles> అవును. ఉన్నట్టుగానే ఉంటుంది. ఒక యాక్టర్ యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు అసలు. హ్మ్.
అనిపించదసలు. అవును. మన ఊర్లో జరుగుతోంది ఇదంతా, అన్నట్టుగా అంతా బాగుంటుంది.
హ్మ్. హ్మ్. పైగా పక్కనే అంజి, <smacks lips> ఆ గుండు హనుమంతరావు గారి క్యారెక్టర్ కూడా అసలు నిలిచిపోతుంది. ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా, ఈ పాత్ర మాత్రం ఆయన టాప్ లిస్ట్‌లో ఉంటుంది.
అసలు ఎంత బాగా అవునవును. ఇప్పుడే అవును. అవును, ఖచ్చితంగా.
ఆ! ఆ! హ్మ్. అ
వాళ్ళకి నేషనల్ అవార్డ్స్ ఇచ్చినా తప్పు లేదు, నన్ను అడిగితే. <chuckles>
తప్పు లేదు. అంటే బయట ఫారిన్‌లో ఒక 'ఫ్రెండ్స్' ఉన్నట్టు, ఆహ్, వో ఇంకో ఇంకో ఉన్నట్టు మనకు 'అమృతం' ఎవర్‌గ్రీన్ తెలుగులో మాత్రం. ఆ! రైట్. ఆహ్, అయితే అది మీ మీరు బాగా చూసారు అన్నారు కాబట్టి, దాన్నుంచి మీకొక క్విజ్ క్వెషన్.
హ్మ్, హ్మ్. అవును, నిజం. అది మాత్రం వాస్తవం. హ్మ్. హ్మ్. తప్పకుండా. హ్మ్.
'అమృతం' సినిమాకి ప్రొడ్యూసర్, నిర్మాతలు ఎవరు?
అమ్మో! అప్పుడంత స్థాయి లేదండి. ఎంజాయ్ చేయడం వరకే. <chuckles>
మే అహా! ది దీన్ దీనికొక లాజిక్ ఉంది, అందుకే అడుగుతున్నాను. మీ టైటిల్స్ చూస్తాం పర్ అన్నారు కదా! మీకు గుర్తుందా? నిర్మాతల కింద అమాయకులు, వెర్రివాళ్లు అని రాసేవాళ్ళు. <laughs> సో అవును. అంటే <smacks lips> లాస్టుకొస్తుందన్నమాటది, మొత్తం పాటంతా అయిపోయినప్పుడు లాస్ట్‌లో ఇది నిర్మాతలు అమాయకులు, వెర్రివాళ్లు అని రాస్తాడనమాట. ఆ ఇన్నోవేషన్‌కి నేనెంత నవ్వుకునే వాడినో అసలు.
హ్మ్, హుహుహు, హ్మ్. ఆ! ఆ! <laughs> ఇంతసలు గమనించలేదు నేను. <giggles> నేను పాట వినడంలోనే, డాన్సు‌లేయడంలోనే సరిపోతు హ్మ్. అవును. ఆ! ఓహ్! <chuckles> అవును. యానిమేషనసలు చూసారా? యానిమేషన్ ఎంత బావుంటుందండి. ఆ టైటిల్ ట్రాక్‌లో పేర్లు చదవడం దాని మీద అసలుండదు. ఎప్ ఎంత సేపు యానిమేషన్. దీని తర్వాత ఇదోస్తుంది. దీని తర్వాత ఇదోస్తుంది అన్నట్టు. ఆ బొమ్మలు కూడా, చాలా అందంగుండేవి.
హ్మ్, హ్మ్. అవును, అవును. <clears throat> కరెక్ట్. కరెక్ట్‌గా, సింపుల్ యానిమేషన్ అది. అది గుండం అవును, 'గుండం గంగరాజు' గారున్నారు కదా! ఆ సినిమా అది ఆ దాని డైరెక్టరూ అండ్ ప్రొడ్యూసరూ. ఆయన స్వతహాగా ఆర్టిస్టనమాట.
ఆహా! అయ్ ఆ! అవును. ఓహ్! ఈ గంగరాజు గారు చాలా సీరియల్స్ తీశారనుకుంట, సింపులువే.
ఆయ్ లేదు, లేదండి. లేదు. ఇదే తీశారు. 'లిటిల్ సోల్జర్స్' అని ఒక ఇంకో సినిమా తీశారు. అది కూడా క్లాసిక్. హ్మ్. ఆ! సో, ఆయన పెద్ద లెజెండ్ అసలు. ఆయన ఈ చాలా తక్కువ తీశారు అలా. ఇంకోటి 'అమ్మ చెప్పింది' కు
ఆ! లేదా? ఓకే. సినిమా. ఆ! అవునవును, అవును. ఆ! హ్మ్. అవును. సీరియల్స్. ఆ! 'అమ్మ చెప్పింది'. అదే 'అమ్మ చెప్పింది' ఒకటి, 'రాధా మధు'.
ఆయనే. 'రాధామధు' వీళ్ళది కాదండి. అంటే ఆయన ప్రొడ్యూస్ చేసారేమో, నాకు గుర్తులేదు గాని, ఆయన డైరెక్ట్ చేసిందైతే ఇదే. ఇది 'లిటిల్ సోల్జర్స్' ఒకటి, 'అమ్మ చెప్పింది' ఒకటి, 'అమృతం' ఒకటి. హ్మ్.
ఇలా ఒచ్చేవి. వీళ్ళది కాదా? హ్మ్. ఆహా! అదేలెండి. ఓకే, ఓకే. హ్మ్. హ్మ్. అలా బావుండేవి. హ్మ్.
ఓకే. సో, ఇప్పుడు 'అమృతం' కాకుండా నంబర్ 2లో ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు?
ఆ! నంబర్ 2లో అంటే రెండున్నయి పోటీలో. కానీ, ఒకటానికి ఇచ్చేద్దాం, రెండో స్థానం అది భాగవతం అని వచ్చేది. 'శ్రీ భాగవతం'.
హుహు. హ్మ్, హ్మ్. హ్మ్. ఈన్ ఈ టీవీలో.
ఈటీవీలో ఓచ్చేది. తొమ్మిది గంటలకో, తొమ్మిదిన్నరకో హ్మ్. శ్రీ భాగవతం అనొచ్చేది. అసలు అప్పుడు అసలు కృష్ణుడంటే ఇతనా! ఓకే, ఇలా ఉంటాడా! ఇలా డీల్ చేస్తాడా!
ఆ! భాగవతం. <chuckles> హ్మ్. అవును. ఆ! హ్మ్. రైట్.